ఆహా!
అండు ఆహ్, రాత్రి ఆహ్, 8, 9 వరకు అంటే నాన్‌స్టాప్ ఏం కాదు. మధ్య, మధ్యలో బ్రేక్ తీసుకున్నా. బట్, ఇది 6 టు ఆహ్, 6-8, 9 అంటే కొంచెం కష్టమే కదా! అప్పుడెట్లంటే, అబ్బా! నేనేమో స్ట్రెస్‌గా ఫీలయినట్టు అట్లా అనిపిస్తుంది నాకు.
హ్మ్. గ్యాప్ తీసుకుంటూ. ఆ! అవునవును. అనిపిస్తుంది. అప్పుడేంచేస్తారు? లేదంటే ఒక మంచి కాఫీ తాగడం, లేదంటే ఫ్రెండ్స్‌ని కలవడానికెళ్ళడం. అలా ఏమన్నా చేస్తూ ఉంటారా?
ఆ! ఆదె. ఇప్పుడు ఆ టైమ్‌లో నేను ఫస్టు జేసేది నేను చెప్పినట్టు, బ్రీత్ తీసుకొని, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కాసేపు చేసుకుంటాను. దాని తరువాత, చిన్నగా అక్కడ పైన నేను సెకండ్ ఫ్లోర్‌లో చదువుకుంటాను. సో, చిన్నగా కిందకి దిగేసి, క్యా ఆహ్, చిన్న మాకు మా స్టడీ‌హాల్ పక్కనే ఒక చిన్న టీ పాయింట్ ఉంటదనమాట.
ఆహా! అక్కడేం పెట్టుకుంటారు?
అక్కడ మేమందరం... మేమందరం అక్కడా ఆహ్, మా ఫ్రెండ్స్ అందరం కలుస్తాం ఫస్టు. కలిసాక ఆ చిన్న టీ తీసుకొని, అందరం మాట్లాడుకుంటూ ఆహ్, నువ్వేం చదివినావు, నువ్వేం చదివినావు అని నార్మల్‌గా అంటే, మరీ అంత డెప్త్‌గా పోకోకుండా. నువ్వేం చదివినావు, ఆహ్, నువ్వేం, నువ్వేం టాపిక్ కవర్ జేసినావు అన్నట్టు మాట్లాడుకుంటూ చిన్నగా, ఆహ్, ఇప్పుడు ఇట్లా మైండ్‌ని రిలీవ్ చేసుకుంటాం. ఆ టైమ్‌లో.
ఓహో! అది. కానీ మరి అక్కడ కూడా, చదువు విషయాలే అంటే ఇంకా కొంచెం అలసటగా అనిపించదా? లేదంటే ఆహ్, సినిమాల గురించి అలా కూడా మాట్లాడుకుంటారా?
ఆ! అంటే అవునవును. మీరడిగింది ఆ! మీరు చెప్పింది కరెక్టే. అక్కడ కూడా చదువు విషయాలు అంటే మేము, డైరెక్ట్‌గా డెప్త్‌కి పోము. జస్టు నువ్వేం సబ్జెక్ట్ కవర్ జేసావు. నువ్వేం అంటే జస్ట్ మేము సబ్జెక్ట్ ఆ! అంటే ఏం సబ్జెక్ట్ చేసావన్నట్టు మాట్లాడుతాం.
అదె. నువ్వేం చదువుకున్నావ్ జస్ట్ పైపైన. అంటే, సబ్జెక్ట్‌లా కాకండా, అసలు ఎలా చదువుకున్నావు? అని అడగడం అంతే కదా!
ఆ! ఎలా అంటే, ఇప్పుడు చ చదువుతాం కదా! ఏదో ఇష్టమోచ్చినట్టు చదివితే అది కాని పని.

ఆ! బాక్స్ గేట్ దగ్గరకెళ్లి నేనూ ఆహ్, సెవెన్ సెవెన్‌కెళ్తాననుకోండి, 7:30 వరకు అక్కడే ఉంటా. ఎట్లంటే, కొంచెం మైండ్ రిలీఫవుతుంది. ఇప్పుడిక్కడా నేను స్టడీ హాల్‌లో కూర్చొని, కూర్చొని నాకు ఎట్లా, స్ట్రెస్ ఫీలయితా. బాక్స్ క్రికెట్‌కెళ్ళా
ఏవుంటుందండి? ఆహా! ఆహా! అంతే. అదే ప్లేస్‌లో గంటలు గంటలు కూర్చున్న కష్టంగానే ఉంటుంది గదా!
హ్మ్. ఆ! అట్లనే నేనిప్పుడు ఏం జే ఆ టైమ్‌లో ఏం జేశా అంటే, పక్కనే మాకు బాక్స్ గేటుంటుంది. ఆ బాక్స్ గేట్‌లో కాసేపు వాళ్ళతో ఆడుకోడము, ఆహ్, నెక్స్ట్ క్యాచెస్ ప్రాక్టీస్ చెయడము, ఇవి చెయడం వల్ల నాకెట్లంటే, కొంచం మైండ్ రిలీఫు. నెక్స్టు ఇంకేంటంటే, అది చెయ్యగానే నెక్స్ట్ ఇప్పుడు ఒక 30 మినిట్స్ చేశాననుకోండి, అది చేసిన వెంటనే ఒక 1 హవర్, 1:30 అవరు నాన్ స్టాప్‌గా చదవగలను నేను. ఎట్లంటే, ఆటోమేటిక్‌గా ఇంట్రస్టొచ్చేస్తుంది.
అది. అంటే, ఎవరికి ఏది రిలాక్సేషనిస్తుందన్నది వాళ్ళకే తెలుస్తుందండి. బా చెప్పారు మీరు.
అవునవును. అదే. ఎట్లంటె ఇప్పుడు
ఒక్కోళ్ళకి ఒక్కోటుంటుందది అలాగా.
అవునవును. అదెట్లంటిప్పుడూ ఒక 30 మినిట్స్ నేనక్కడా ఆహ్, అదీ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ చేసుకోడం వల్ల నేను 1:30-2 హవర్ వరకు చదవగలను. ఎట్లంటే, అది కాన్సన్‌ట్రేషన్‌తో. నార్మల్‌గా ఎవ్వరైనా చదువుతారు. కూర్చొని చదవడం, అది వేరు.
అది. ఒరు 3 గంటలు చదివి, అసలు ఎంతో 4 పేజీలు చదివే దానికంటే, ఒక గంటన్నరలో 4 పేజీలు చదివితే అది ఎఫెక్టివ్ రీడింగ్ కదా! అది.
ఆ! అవునవునండి. అదెట్లంటే, నార్మల్‌గా మనమూ హ్మ్, ఎవ్వరైనా చదు ఇప్పుడు మీరు చెప్పినట్టూ, ఆ గంటలో 4, 5 పేజీలు ఎవరైనా చదువుతారు. అట్లా కొంచం అంటే, ఇట్లాంటియి కొంచం అంటే, పీసాఫ్ మైండ్‌తో చదువితే ఎలా ఉంటుంది, గంటలు గంటలీవ్ ఇష్టమొచ్చినట్టు చదువితే ఎలా ఉంటుంది.
అంతే. అదీ మనం ఒక ఆ! పూర్తి కాన్సంట్రేషన్ శ్రద్ధతో చదివితే, 2 గంటల్లో చదివేది గంటలో చదివేసేయొచ్చు.
అలా హ్మ్. అవునవునవును. అట్లా.
బావుందండి. అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మీరు. అయితే, మధ్య మధ్యలో వెళ్ళి మంచి నీళ్ళు దాగేసొస్తే ఫ్రెష్‌గా ఉంటుందీ లేదంటే టీ తాగేసిన లాగే మంచి నీళ్ళు తాగేసి రావడం, ఏదన్నా స్నాక్స్ అడగడం అమ్మని, వాళ్ళని వెళ్ళి, అదిమ్ పక్కన పెట్టుకోడం. డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకోడం. అలా కూడా అలవాటుంటుంది చాలా మందికి. అలా మీరేవైనా చేస్తారా?
ఆ! నేను అలా ప్లాన్ చేస్ అవునవును. ఇది, ఇది గూడా నేను హ్మ్. ఇది గూడా నేను తప్పకుండా చేస్తాను. ఎలా అంటే, నేనూ చ అంటే, ఎలా అంటే, నావ్ నాకూ నా స్టడీ హాల్ కాడనే నేనొక బాటిల్ ఆహ్, బాటిల్‌ని మెయింటైన్ జేస్తాననమాట. నేనూ ప్రతీదీ ఎట్లంటే, ఒకా అంటే, నాకూ నా స్మార్ట్ వాచ్‌లో నేను ట నాకు టైమర్ ఆ ఆ ఆల్రెడీ నాకు చెప్తా ఉంటుంది. ఇట్లా 3 హవర్స్‌కి, 4 హవర్స్‌కి ఒకసారి తాగు అని. ఆ తాగడం వల్లనే
హుహు. ఓహో! అలా కూడా పెట్టేసుకుంటారా మీరు?
అర్థం కాలేదు.